ఆహ్, ఒక్కటి ఆహ్, గ్లోబ్ ట్రాక్టర్ అనే పదానికి సంచారికి సింక్ అయితే కుదిరింది. న నా
హ్మ్. ఓకే. అంటే అతను ప్రపంచ యాత్రికుడనమాట. హ్మ్.
యాత్రికుడు. అయితే వాళ్ళ ఫస్ట్ గ్లిమ్స్ అది చూసిన తర్వాత ప్రపంచమే కాదు. విశ్వం మొత్తం తిరిగేసాడు టైమ్ ట్రావెల్ కూడా చేసాడు అనేది అర్థమవుతుంది. ఆల్ యాత్ర చేసాడు ఇదేదో అసలు భారీ ఎత్తున మైండ్ బ్లోయింగ్ సినిమాలా ఉండబోతుందని తెలుస్తోంది.
ఓకే. ఓకే. అక్కడ కూడా యాత్ర చేసి వచ్చాడంటారు. హ్మ్. టే టైమ్ ట్రావెలింగ్ అంటే చాలా పెద్ద కాన్సెప్ట్. యాక్చువల్‌గా ఏంటంటే అది అప్పటి సంగతులు బాక్లో జరిగిన సంగతులు అప్పటి చిత్రీకరించడం. మరి అప్పటి పరిస్థితులని ఇప్పుడు ఏ విధంగా జరుగుతుంది? మరి ఏ విధంగా దానికి పరిష్కారం కనుగొన్నాడు ఇలాంటివి కూడా చాలా వివరంగా చెప్పాల్సుంటుంది.
అవును. అవును. హ్మ్. హ్మ్ హ్మ్. <sniffs> హ్మ్. అవును. అవును. మళ్ళీ
సో, మరి అది ఒక్క పార్ట్‌లో అయిపోతుంది అంటారా సినిమా?
నేను అదే ఆశిస్తున్నాను. మళ్ళీ దీనికి కూడా రెండో పాట వచ్చిందంటే మాత్రం 'మహేష్ బాబు' ఫాన్సు 'రాజమౌళిని' ఇంకా శపిస్తారు. ఆల్
<laughs> అంటే ఇప్పుడు మేకింగ్ టైమ్ కూడా చాలా ఎక్కువగా తీసుకున్నాడని నేను విన్నాను కదా! సో మరి 2 పాటలు తీసుకుంటే గనక కొంచెం మరి బడ్జెట్ కూడా అనుకున్న విధంగా రావచ్చేమో కదా!
ఆ! అదే అదే. <smacks lips> ఇప్పుడు హీరోలు హ్మ్. ఆ! అది కూడా కరెక్టే. కానీ ఏమవుతుందంటే, ఇప్పుడు ఒక హీరో‌ని ఒక పెద్ద స్టార్ హీరో‌ని అంత కాలం బ్లాక్ చేయటం. ఇప్పుడు ఆల్రెడీ 20, 2027 సమ్మర్ అంటున్నారు. ఖచ్చితంగా అది జరగదు అది ట్వెంటీ ఎయిట్‌కెళ్తుంది <giggles> సో <giggles>
హ్మ్. ఈ హ్మ్. ఓకే. అమ్మో! స అంటే సంక్రాంతి కాదు, దసరా కాదు నెక్స్ట్ ట్వెంటీ నైన్
యేళ్ళి యేళ్ళిపోద్ది. రాజమౌళి సినిమా అంటే ఇంగది మినిమమ్. మినిమమ్ 2 పోస్ట్ పోన్‌లు 3 పోస్ట్ పోన్‌ మెంట్లు అయితే ఉంటాయి. <sniffs>
ఓకే. అయితే ఆ విధంగా ముందుకు వెళ్ళిపోతారంట. అలాంటప్పుడు మరి సినిమా లెంత్ పెంచేసి, ఒక 4 హౌర్స్ మూవీ పెడితే ఎలా ఉంటుందంటారు?
<giggles> అగే హుహు.